నిజంగానండి బాబు! ఎందుకు అంటే <smacks lips> ఇప్పుడు ఒక అంటే వాళ్ళకి తెలీదు కదండీ. అంత డబ్బులేంత అవుతున్నాయి? ఏంటి? అనేసి. కానీ వాళ్ళకేంటి వాళ్ళకి తినాలనిపిస్తుంది పాపం ఆళ్ళు అడుగుతున్నారు. కానీ ఈ థియేటర్ వాళ్ళు వీళ్ళు అర్థం చేసుకొని తక్కువ రేట్‌కి పెట్టాలండి. ఏంటి ఇలా తయారవుతున్నారు?
అవునండి. అవునండి. తినాలనిపిస్తుంది. ఆ! హా! అంటే వాళ్ళకేంటంటే ఈ సినిమా బడ్జెట్‌లేక్కువైపోయేసరికి వాళ్ళకి తగ్గిపోయారండి సినిమాకొచ్చేవాళ్ళు. ఆ డబ్బులంతా తిండి దగ్గర లాగేస్తున్నారు.
అవునండి. అవునండి. <chuckles> బావుందండి ఇది.
ఆ! ఇంక వాళ్ళకి ఏం జేయాలో అర్థం గావట్లేదు గదండీ. ఎంత మంది జూస్తున్నామండి డిస్ట్రిబ్యూటర్. మొన్న నేను జేప్పాను గదా! ఇన్ అఖండా‌కి నేను ప్రీమియర్ షో‌కేళ్ళానని. మా అన్న వాళ్ళ నాన్నగారే కొనుక్కున్నారన్నమాట. బాక్స్ కొనుక్కుంటారన్నమాట. ఈ సినిమాలకేటంటే ఆ ఊర్లో వేసుకోడానికి. ఒక థియేటర్‌కి ఒక థియేటర్‌కి 30 ఆ! ఒక్క థియేటర్‌కి 30,000 గట్టాలండి రోజుకి.
అవునండి. ఓకే. బావుందండి. అవునండి.
మీరు చెప్పినట్టుగానే మొదట్లో 3, 4 రోజులు 5 రోజుల కంటే ఎక్కువ ఆడట్ల సినిమా. లేదు, బాగా అంటే 15, 20 రోలు. బాగా హిట్ అయిందంటే 2 వారాలు.
ఆ! అవునండి.
ఆడిన వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు ఆడితే అన్ని 30,000 గట్టాలి. ఒక రోజుకి 30,000 గట్టాలి. కరెంట్ బిల్ మనమే గట్టుకోవాలి. ప్రొజెక్టర్‌లు ఆడిపించే వాడికి మనమే గట్టుకోవాలి. ముప్పై ఆరు లక్షలు పెట్టి కొన్నాడం ఆ!
సరిపోయరు. అవును. ఆ థియేటర్ మెయింటెనెన్స్ అవును. ఆ మెయింటెనెన్స్ కూడా మనమే చూసుకోవాలి కదా?
అవునండి. 36,00000 బెట్టి బాక్స్ కొన్నాడనమాట. 'అఖండ బాక్స్.' సినిమా బాక్స్. ఆ! ఆ 32,00000 ఒచ్చేంత వరకు గుండె అరిచేతిలో పెట్టుకొని కూర్చోవడమే అండి.
అయ్యో!

ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టంటే, ఎక్కువగా పాన్ ఇండియా, పాన్ వల్డ్ ఇలాంటి మాటలతోని బడ్జెట్లనేవి చాలా భారీగా పెరుగుతున్నాయి. అలాంటివి కొన్ని కొన్ని చిన్న సినిమాలకి చాలా ప్రభావం చూపిస్తుంది. దాంతో పాటు ఈ డిస్ట్రిబ్యూటర్లకు గానీ, లేదా సినిమా థియేటర్ వాళ్ళికి గూడా చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకు అంటే, ఇవి 2, 3 రోజులాడే ఆటలుగానే మారుతున్నాయి ఇప్పుడి కాలంలో, <smacks lips> కానీ ఇంత బడ్జెట్లు కాకుండా, తక్కువ బడ్జెట్‌లో సినిమా తీసుకోవాలంటే, ఎలా తియ్యాలంటారు?
అవునండి. <chuckles> అవునండి. అవునండి. <chuckles> నిజంగానే అండి. ఖచ్చితంగండీ. ఇప్పుడూ ఆహ్, ఈ, ఈ పాన్ ఇండియా, పాన్ వరల్డు అక్కడికి వెళ్ళిపోయి అందరూ, చిన్న చిన్న ప్రొడ్యూసర్లు గూడా పెద్ద పెద్దగా చేసేయాలని జెప్పి అప్పులు జేసి, డబ్బులు తెచ్చిపెట్టేసి, నష్టాలుగుబోయి, బ్యానర్లెత్తేసిన సందర్భాలు గూడా మనం చూస్తూనే ఉన్నాం. అలాగ కాకుండా ఆ! అవునండి. అలాగ కాకుండా ఇప్పుడేంటంటే, హీరో యొక్క రెమ్యునరేషనే ఎక్కువైపోతందండి.
అవునండి. అవును. నిజంగానే. <laughs> ఇది నిజమండి బాబు. అంటే, అలాగ కాదండి.
ఆ! నిజంగా చూసుకుంటే మనం. 100 కోట్లు, 200ల కోట్లు వాళ్ళకే ఇచ్చేస్తే
ఆ! ఇప్పుడూ మనకలాంటివా 100 కోట్లు, 200 కోట్లుతో దగ్గర ఒక 5, 10 సినిమాలు ఈజీగా తీసేయొచ్చు.
<chuckles> అబ్బా! నిజంగా అండి అసలా. ఉదాహరణకి ఇప్పుడు మనం మొన్నే జూసుకుంటే, 'లిటిల్ హార్ట్స్' అని మీరు వినే ఉంటారు. ఒక షినిమా అనేది మొన్నొచ్చింది.
అలాంటివేకంగా అంతకెళ్ళిపోతన్నాయి. ఆ! అవునండి. అవునండి. మంచి హిట్టయింది కూడా కదా సినిమా.
ఆ! అది పెట్టి తీషింది 3 కోట్లండి. 12 కోట్లొచ్చింది ఆ షినిమాకి. వాళ్ళు ఎంత భారీగా జేసారంటే సెలబ్రేషన్సు, నిజంగా వాళ్ళేమి పెద్ద 100 కోట్లు, 200ల కోట్లు ఏం తీసుకోలేదండి, ఏదో. అంటే, కానీ సినిమా దాంటో తీసి తి తీసివెయడానికి గూడా ఏం లేదనమాట. 3 కోట్లతో చేశారు, మన ఏం జూస్తాంలే అని గాకుండా, ప్రతి ఒక్కళ్ళు మనా ఇప్పుడెలా అయిపోయంటే సినిమాలు, కుటుంబంతో చూడలేకపోతున్నావండి అసల. తల్లిదండ్రులని తీసుకెళ్ళి, లేదంటే మన భార్యతో వెళ్లి చూసే, సినిమా చూసే పరిస్థితిలో లేదు.
<smacks lips> అవును. ఆ! అవునండి.

నిజంగా చాలా దారుణంగా పెరుగుతున్నాయండి. మరి మనమిప్పుడు చూసే విధానమానేది మారింది కదండీ! ప్రతి ఒక్కలో. <smacks lips> అంటే ఏంటంటే చిన్న సినిమా, పెద్ద సినిమా ఏదైనా కూడా మనకి చూసేటట్టుగా ఉండాలి. అంటే <smacks lips> అక్కడ మనకి చిన్నది ఏదైనా చిన్న గ్రాఫిక్స్‌ గాని తప్పినట్టుంటే, అది కన్ఫర్మ్ సోషల్ మీడియాలో వాటిలో ట్రోలింగనేదొస్తుంది. <smacks lips>
ఖచ్చితంగా అండి. అవునండి. అవునండి. హ్మ్. ట్రో‌లింగు, <giggles> మీమ్సు ఆ!
ఆ! మీమ్స్ అనేవోస్తున్నాయి. మరి ఇలాంటి మనం చూసే కోణం మారినప్పుడు మరి బడ్జెట్లనేవి పెడితేనే కదండీ మంచి క్వాలిటీ ఒస్తుంది?
ఖచ్చితంగా అండి. అది బడ్జెట్‌లనేదనే కాదు గానీ బడ్జెట్ పెడితే మంచి క్వాలిటోస్తుందండి. ఆ క్వాలిటీ ఒచ్చినా కూడా సినిమాలో దమ్ము లేకపోవడం, సినిమాలో స్టోరీ అనేదె ఇప్పుడు మనం మొన్న 'అఖండ' జూసానని జెప్పాను, దాంట్లో స్టోరీయే లేదండి. కానీ, 'శివుడు' గురించి కొన్ని కొన్ని చెప్పిన సీన్స్ బాగున్నాయి. ఆయన ఓవర్ యాక్షన్ ఫైట్లు గాని అయి ఏంటండి అసల కొంతో కొన్
అయ్యో! ఆ! ఎ మరి దారుణం తయారవుతున్నారండి బాబు! ఏంటంటే ఇప్పుడు అలాగుంటే చాలు జనాలింకెళ్ళిపోతారనుకుంటే ఎలా అండి అవుతది?
అవునండి. అసల. చూసేస్తారు. లేదంటే ఒక ఐటెమ్ సాంగ్ పెడ్డము, లేదంటే చిన్న చిన్న బట్టలేపిచ్చుకునే ఐటెమ్ సాంగులు జేపియడం వల్ల ఒచ్చేస్తారనుకోవడం, రొమాంటిక్ సీన్లేక్కువ పెట్టడము, ఇలాగ యూత్‌నాకర్షించుకోవాలని ఎన్ యే మంచి చేస్తున్నామా? మంచి సీన్లు చేస్తున్నామ? అసలు మంచి సినిమాలు చేస్తున్నామానేది మర్చిపోయారండి.
అవును. నిజంగా.
ఒకప్పుడు జూసుకుంటే మనం ఎంత మంచి సినిమాలొచ్చాయంటే, న ఉన్ ఇంట్లో నలుగురుంటే గూడా మన అమ్మానాన్నలతో ఎళ్ళే సినిమాలేన్ని ఒచ్చేవండి అప్పట్లో. చిరంజీవి గారివి జూసుకుంటే గరానా మొగుడు గాని, మెకానిక్ అల్లుడు. అప్పుడు అసలేంత మంచి సినిమాలండి అవి. మనం యె మనం ఎంత మన అమ్మమ్మ వాళ్ళని గూడా తీసుకెళ్ళినా గూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూసేవాళ్ళండి. అసభ్యత అనేదే లేకుండా.
మరి దారుణం అయిపోతుంది అండి బాబు. నిజంగానండి. ఆ! మనకిప్పుడు వెంకటేష్ గారు గాని, నాగార్జున గారియి, చిరంజీవి గారి గాని ఎలా ఉంటాయండి ఆ సినిమాలు నిజంగా. అందరం కలిసి కూర్చొని ఇప్పటికి చూస్తున్నాం‌డి అందరం కలిసి.
ఆ! వాళ్ళు గూడా అండి, నిజ్జంగా. అదే గదండీ. అప్పుడు ఫ్లాపయ్యేవె కాదండి. ఫ్యామిలీస్‌తో 'సంక్రాంతి' అనే సినిమా ఉంది వెంకటేష్ గారిది చూసుకుంటే. ఇప్పటికి జెనిమి జెమినీ టీవీలోచ్చినా గూడా ఎంతమంది కూర్చొని చూస్తారండి. అప్పుడెప్పుడో ఒచ్చింది సినిమా. అయి అది ఫ్యామిలీ అంటే, ఎంత బాగా అంటే ఫ్యామిలీలో జరిగే ఒక్కా సమస్యలు గాని, వాళ్ళ యొక్క బంధాలు గాని ఎంత చక్కగా చూపిస్తుందంటే ఆ సినిమా, చాలా చక్కగా జూపిస్తుందండి. దాంట్లో అసభ్యత అనేదే ఉండదు. ఆ ఇ కొ గొడవలు వాటిలో అంటే అవన్నీ చూపించేదంటే ప్రతి ఒక్కలి జీవితంలో జరిగేవి గాబట్టి అవి మనకి తప్పు అనిపించవు.
అవునండి. <laughs> అవునండి, బాబు! అవునండి.